లైఫ్‌లో ఫ్యామిలీ పరంగానే కానివ్వండి, కెరియర్ పరంగానే కానివ్వండి, ఆహ్, చదువు పరంగానే కానివ్వండి, ఏ విషయంలో అయినా గుడా నిరాశ అనేది సర్వసాధారణమైనది. సో, ఆ నిరాశని ఓవర్కమ్ చేసి దాన్ని ఆశగా మల్చుకోవడానికి ఆహ్, మీరేం చేస్తారు? మీరసలు ఎప్పుడైనా అసలు నిరాశలోకెళ్ళిపోయారా?
అవునండి. నిజమే. ఆ! ఒకసారి కంప్లీటుగా, జీవితమే పోతుందేమో అన్నట్టుగా ఎళ్ళిపోయానండి ఒకసారి.
ఆ! ఏమైందండి?
అంటే ఆ! అంటే, కాలేజ్ చదువుతున్న రోజుల్లో నేను ఒక అమ్మాయిని బాగా ఇష్టపడ్డానన్నమాట.
ఓహోహోహో! ఓకే.
ఆ! అయితే ఆ అమ్మాయిని ఇష్టపడినప్పుడు కొద్దిగా ఆహ్, సెట్టవ్వలేదు.
ఓకే. అంటే వన్ సైడా? 2 సైడా అండి?
ఆ! అంటే స్టార్టింగ్‌లో వాళ్ళు కూడా ఇష్టపడ్డారు గానీ, కొన్ని రోజులకి వాళ్ళకి అంటే ఆహ్, వ్యక్తిగత అంటే ఎప్పుడన్నా ఏదన్నా చెప్పినా కూడా, కొంచెం కోపగించుకోవడాలు ఇలాంటివన్నీ స్టార్ట్ అయిపోయినాయన్నమాట కొన్ని రోజులకి.
ఆ! హ్మ్. ఓకే. ఓకే. కానీ మీ సైడు మీరు మాత్రం క్లియర్‌గా ఉన్నారు.
ఆ! క్లియర్‌గా ఉన్నాను. వాళ్ళకి సపోర్ట్ చేస్తూ లేకపోతే కొన్ని కొన్ని సార్లు ఆహ్, వాళ్లేదన్నా చెప్పినా, ఏదన్నా పనులు చెప్పినా గూడా ఆ పనులు చేస్తూ అలా ఎప్పుడూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉన్నాను కానీ వాళ్ళు హ్మ్.
హ్మ్. హ్మ్. హ్మ్. అంటే ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు.
అవునండి.
ఆ!
ఆ! అయితే వాళ్ళు చూసుకుంటే ఏంటంటే కొంచెం అవాయిడ్ చేయడం ఇదంతా చేశారనమాట.
ఓకే. అంటే పనులు మాత్రం చెప్తారు. బట్ అవాయిడ్ చేస్తారు తరువాత. అంతేనా?
అవును. అంటే నెమ్మది నెమ్మదిగా అసలు మాటలు కూడా తగ్గిపోయినాయి. మనుషులకి మెయిన్ ఇంపార్టెంట్ మాటలే కదండీ!
ఓకే. ఆ! అంటే ఫస్ట్‌లో మంచిగా మాట్లాడడం ఉండేది. తరువాత తగ్గిపోయాయా? మొదటి నుండి అలానేనా?
ఆ! కాదు. ఫస్ట్‌లో బా మాట్లాడేవాళ్ళు. తర్వాత తర్వాత తగ్గిపోయినియన్నమాట. ఇక చూసి చూసి ఏంటంటే ఇక తను చెప్పేసిందిక. మనకు సెట్ అవ్వదులే అని చెప్పేసి చెప్తే మొదట్లో బా బాదేసింది. కొంచెం అసలు హ్మ్.
హ్మ్. హుహుహు. హ్మ్. అంటే ఎందుకు ఏంటి కారణం ఇదంతా మీరేం కనుక్కోలేదా? ఏం హుహుహు. ఓకే.
లేదు. చెప్పలేదు. అడిగాను గాని చెప్పలేదు. ఓహ్! మేబి ఏదైనా రీజనయ్యుండొచ్చు. ఒక మాట చెప్పుంటే బావుండేది. బట్, మ నాకైతే చెప్పలేదు. హ్మ్.
హ్మ్. బావుండేది. ఆ! మీకు ఒక క్లారిటీ ఉంటది కదా‍! ఎందుకు అని చెప్పేసి, ఆ క్లారిటీ ఇవ్వకుండా అలా జేసారా? ఓకే. ఆ! అయితే మీరు ఎలా ఓవర్‌కమ్ అయ్యారండి దాన్నుండి.
ఆ! అదే. <chuckles> అలా చేసేసరికి కొంచెం. అంటే, ఫస్ట్ అయితే గనుక ఫుల్ డిప్రెషనెళ్లిపోయానండి. అసలు ఎవరితోనూ మాట్లాడలేదు ఇలా అయిపోయింది. తర్వాత నా స్నేహితులు కొంచెం నా దగ్గరికొచ్చి, ఇలా కాదురా జీవితం, అంటే ఇది కాదు సమ్‌థింగ్ ఇలా చెప్తా ఉంటారు కదా.
ఓకే. అవును. అవును. అంటే నా ఆ టైంలో ఆదుకున్నది స్నేహితులు మాత్రమేనా ఫ్యామిలీకేమన్నా తెలుసాండి ఈ విషయం?
హ్మ్. అలా విని, విని ఆ! లేదు. నేను అస్ ఫ్యామిలీకి చెప్పలేదండి. ఆ టైంలో నేను హాస్ట‌లులో ఉండేవాడిని. నేను వాళ్ళు ఫోను చేసినప్పుడు, కొద్దిగా బలవంతంగా ఎనర్జీ తెచ్చుకొని మరి నీట్‌గా మాట్లాడి, ఆ తర్వాత డల్‌గా ఉండేవాడిని.
ఓకే. ఆహాహా! ఓహూహూ! ఓకే.
హ్మ్. అంటే మళ్ళీ నేనే కొంచెం తప్పు చేశాను. మళ్ళీ వాళ్ళకెందుకు బాధ అనేసి, నేను వాళ్ళకి అసలు ఎప్పుడు చెప్పలేదన్నమాట.
అదే. అదే. ఆ! ఓకే.
అయ్ అయితే ఇక స్నేహితులే ఇంకా బంధు ఆహ్, నార్మల్‌గా ఇంకా ఫ్యామిలీకి ఎవరికీ తెలీదు కాబట్టి, స్నేహితులే నన్ను కొంచెం అక్కడి నుంచి బయటపడేసారు.
ఓకే. అవును. మొత్తానికి వాళ్ళకి ఫ మీ ఫ్యామిలీ వాళ్ళకి లాస్ట్ వరకు కూడా తెలీదు. ఏమైనా ఆహ్, ఆహ్, ఫ్రెండ్సే మీకు తోడుగా, నీడగా ఉన్నారు.
అవునండి. ఆ తరువాత ఇక వాళ్ళు చెప్పినవి
ఓకే. దాన్నుండి మరి ఎలా బయటపడ్డారండి?
ఆ! చాలా అండి. ముందసలు బయటికి వెళ్ళిపోతాను. అసలు కాలేజీలో ఆహ్, అంటే కొద్దిగా సెట్ అయ్యేవరకు కూడా కొన్ని క ఆహ్, కాలేజీలకి కూడా అదే కొన్ని డేస్ ఎళ్ళలేదన్నమాట కాలేజికి.
ఓహోహో! అలా వెళ్ళకపోయినా గూడా ఆ అమ్మాయి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం, కాలేజ్‌కెందుకు రావట్లేదు? అని అడగడం ఆహ్, చేయలేదా అండి?
హ్మ్. అలా చేసి లేదు. లేదండి. వాళ్ళు డిఫర్ అయిపోయారింకా. సో, నేను డిస్టర్బ్ చేయలేదు. సరే! నా జీవితంలోకి మీరొద్దనుకున్నారు కాబట్టి, నేను మర్చిపోవడానికి మాత్రం ట్రై చేశాను తప్పితే, మళ్ళీ వాళ్ళనెళ్లి అంటే అడిగాను ఎందుకు అని. రీజన్ రాలేదు కాబట్టి ఇక నేనొదిలేసాననమాట.
హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. ఓకే.
హ్మ్. అలా జరిగింది. ఆ తర్వాతిక స్లోగా సెట్ అయిపోయాను. ఇదొక సందర్భం అండి. కొంచెం నాకు తగిలిన పెద్ద సందర్భము.
ఓకే. పెద్ద సందర్భం. కానీ, దాని నుండి బయట పడ్డానికి, మీకు నచ్చిన ఫు ఆహ్, కొన్ని, కొన్ని టిప్స్ ఉంటాయి గదా, ఏదైనా బాధ నుండి బయటికి రావడానికి ఇష్టమైన ఫుడ్ తినడం గా కానివ్వండి, ఎక్కువగా సినిమాలు చూడడం గానివ్వండి ఫ్రెండ్స్‌తో బయట తిరగడం గాని, ఏదో ఒక న మార్పు కోరుకుంటూ ఉంటారు అటువంటి సమయంలో మీరు దీన్ని కొంచెం మార్చుకోవడానికి, ఈ మూడ్ నుండి బయటికి రావడానికి మీరు ఏం చేసారు?
హ్మ్. అవునండి. నేనెక్కువగా ట్రావెల్‌ని ప్రిఫర్ చేశానండి. ఆ భోజనం గాని, అలా ఓకే గాని, నేను ఎక్కువసల ఆ ప్లే‌స్‌లో ఒక ప్లేస్‌లో ఉండబుద్ధి కాదన్నమాట. ఒక ఒకే దగ్గరుంటే ఏంటంటే, ఎవరో నన్ను అబ్జర్వ్ జేస్తున్నారు ఇలాగ అనిపిస్తా ఉండేది.
హ్మ్. ఓకే. ఓకే. ఆ! ఆ! ఆ! ఓకే.
అంటే ఆహ్, ఆ డిప్రెషన్ తాలూకా ఛాయలు కావచ్చు. నన్నలాగా ఎవరో వెంబడిస్తున్నట్టు అలా అనిపిచ్చేదనమాట. సొ, నేనక్కడ ఎక్కువ సేపు ఎక్కడ ఉండేవాడిని గాదు. అలా వెళ్ళిపోతూ ఉండేవాడిని.
ఆ! ఆ! ఓహోహో! ఓకే. ఓహోహో! ఓకే. ఓకే. ఓకే. ఆ! అయితే మీరు ఎ ఏమైనా ఇట్లా బాగా డిప్రెస్డ్‌గా ఉన్న టైంలో ఏదైనా ఫుడ్ ఎక్కువగా తీసుకోవడమో, లేకపోతే ఆహ్, అట్లా ఏమైనా చేసేవాళ్ళా?
ఆ! కొంచెం అంటే తెలిసేది కాదు.
చాలా మంది కొంచెం నిరాశగా ఉన్నప్పుడు బాగా ఎక్కువగా ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. టెన్షన్‌గా ఉన్నప్పుడు డిప్రెస్డ్‌గా ఉన్నప్పుడు అలా మీరేమైనా జేసారా?
అవునండి. ఆ! ఫుడ్ ఎక్కువ అసలు అంటే నాకు కంట్రోల్ ఉండదు కదా! తెలీదు గదా! సో, నిజమే మీరన్నట్టు అలా ఎక్కువగా తీసుకోవడం ఇలా కూడా ఉన్నాది.
హ్మ్. హ్మ్.
అయితే ఇక మొత్తానికి అయితే బయటకొచ్చేసానండి. బయటకొచ్చేసి ఆల్ సెట్ అయిపోయాను. ఆహ్, నెక్స్టు ఏం జరిగిందంటేనండి, కాలేజు మిగతా కాలేజ్ డేస్ అన్నీ హ్యాపీగా గడిపేసాను ఫ్రెండ్స్‌తో. మొత్తం. హ్మ్.
హ్మ్. హ్మ్. సో, ఇలా కొంచెం ఈ నిరాశని ఆశగా మలుచుకున్నారు. హ్మ్. కాలేజ్ డేస్ మళ్ళీ ఆహ్, కాలేజ్ డేస్‌లోకెళ్ళిపోవడము, హ్యాపీగా ఫ్రెండ్స్‌తో గడిపియడము ఇవన్నీ చేశారు.
ఆ! ఫ్రెండ్సు అవును. అంటే జీవితం మీదకి ఆశ ఎప్పుడైతే ఒచ్చిందో, నా డిప్రెషన్ అంతా పోయిందండి. నేను స్లోగా అంటే ఫ్రెండ్స్ చెప్పింది నమ్మడం అంటే, విన్నాను. ఫ్రెండ్స్ చెప్పింది విన్నాను. అండ్ నాకు కూడా అనిపిచింది అసలు ఓకే. మనల్ని కాదనుకున్న వాళ్ళ గురించి మనం ఆహ్, ఎంత ఆలోచించిన అనవసరంలే అని చెప్పేసి, నేను వాళ్ళనక్కడితోనే నా మైండ్‌లో నుంచి డిలీట్ చేసి హ్యాపీగా ఒచ్చేసాననమాట బయటికి.
హ్మ్. పోయింది. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఓకే. ఓకే. హ్మ్. ఓకే అండి. సూపరండి! ఆహ్, ఇటువంటి పరిస్థితి ఇ మళ్ళీ ఎప్పుడైనా ఫేస్ చేసారా? ఇంత పెద్ద పరిస్థితి? అంటే మీకు ఇది ఫస్ట్ నిరాశ కదా! అంటే చిన్నదో, పెద్దదో ఏదోకటొస్తూ ఉంటుంది కానీ, ఇది కొంచెం పెద్దదన్నట్టు తట్టుకోలేని నిరాశన్నట్టు. ఆహ్, దీని తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఇట్లాంటివేమైనా ఫేస్ చేసారా అండి?
అంతే. ఆ! అవునండి. అవునండి. ఉంది ఇంకొకటి. ఆహ్, అయితే నేనిప్పుడికి కూడా ఇవాల్టి రోజుకి కూడా ఎప్పుడైనా అంటే కొంచెం పెద్దగా నిరాశకి చెందాను అంటే అది ఆ జీ ఆహ్, నేనిప్పుడు ఈ చెప్పినదే కారణము. కానీ ఏంటంటే, ఇక దాని గురించి పెద్దగా, లోతుగా ఆలోచించాలనేసి నేను అన్ ఆలోచించకూడదు అనేసి
హ్మ్. హ్మ్. ఆ! అనుకోరు. ఎందుకంటే, అది మీకు ఎక్కువగా ఎఫెక్ట్ చేయలేదు గదా! మీ లైఫ్‌ని ఎక్కువ ఏం చేంజ్ చేయలేదు. సో మీరేమి అంతగా బాధ పడట్లేదేమో!
బాధించింది. ఆహా! అదే. కాదు. కాదు. ఎక్కువ ఎఫెక్ట్ చేసింది. <chuckles> ఎక్కువ బాధపడుతున్నాను కాబట్టే దాని గురించి ఇంకా ఎక్కువ లోతుగా ఆలోచించకూడదని చెప్పేసి అలా డిసైడ్ అయిపోయానన్నమాట.
హ్మ్. <chuckles> ఆ! ఓకే. ఓకే. ఓకే.
క హ్మ్. దాని జ్ఞాపకాలు గానీ ఆహ్, అంటే ఐ మీన్ ఆ సిట్యుయేషన్సు లేకపోతే ఆహ్, నా ప్రేమ యొక్క జ్ఞాపకాల్ని నేను చాలా వరకు తగ్గిచ్చేసి ఓకే. ఆహ్, మరీ కంప్లీట్‌గా తీసేయలేం కాబట్టి ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకే ఉంచుకొని ఇంకా బయటకొచ్చేసానన్నమాట.
హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. హ్మ్. ఓకే అండి.
ఆ! అయితే ఇకా జాబు జాయినయిపోయానండి.
హ్మ్.
జాబ్ జాయినయిపోయినప్పుడు నాకు బాగా అంటే ఇప్పుడు నేను చేసే దానిలో ఒక మేనేజర్ అయ్యే ఆహ్, ఒక అంటే ఆ స్కోపు ఉందన్నమాట. మేనేజర్ అవ్వచ్చు. లేకపోతే, టీమ్ లీడర్ అవ్వొచ్చు అనేసి, అంటే మనం చేసుకునే పనిని బట్టి అంటే మన మన గుర్తింపును బట్టి అయ్యే అవకాశముంది.
హ్మ్. ఓకే. ఆ! ఆ! ఓకే. ఆ!
హ్మ్. సో, నాకు బాగా ఆశ కలిగిందండి. నేను టీమ్ లీడర్ అవుదాము ఫస్టు, ఒక 2 ఇయర్స్‌లో అంటే ఒక టార్గెట్ కూడా పెట్టుకున్నానన్నమాట.
హ్మ్. ఓకే.
ఒక 2 ఇయర్స్‌లో అవ్వచ్చు అని జెప్పేసి, టార్గెట్ పెట్టుకొని, దాని గురించి బాగా కష్టపడ్డానన్నమాట. అప్పుడికి ఒక 1 ½ ఇయర్ అయిన తర్వాత ఆల్‌మొ‌స్టు అంటే మనల్ని మనల్ని గుర్తించడం కూడా ఉంటుంది గదా
ఆ! హ్మ్. హ్మ్. అవునవునవును. హ్మ్. గుర్తిస్తున్నారనేది గూడా తెలుస్తుంది. ఓకే గుర్తిస్తున్నారు, నా వర్కు కొంచెం అందరికి చేరుతుంది అనేది గూడా అర్థమవుతుంది.
ఆ! అవును. కదా! అలా అర్థమవుతుంది అందరికి గుర్తిస్తున్నారన్నప్పుడు, మనకు కూడా ఆశ కలుగుతుంది గదండీ!
హ్మ్. ఆశ కలుగుతుంది. తప్పకుండా అవుతుందండి. హ్మ్.
హ్మ్. అయితే మొత్తం చేశానండి. అంటే, నేనిప్పుడు యాక్చువల్‌గా చేసింది ఈ ఆటోమొబైల్ సేల్స్‌లో అనమాట. ఆ! మా టీమ్‌ని నేను కొంచెం, డీల్ చేయడం కూడా స్టార్ట్ చేశాను ఆల్రెడీ. అది ఎలా అంటే, మా మేనేజరే చెప్పారు. ఆ! ఓకే. "అంటే నీది మొత్తం ప్రొఫైల్ అదంతా బావుంది. నెక్స్ట్ టీమ్ లీడర్ అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి కాబట్టి, నీకు ప్రాక్టీస్ కింద" ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది జూనియర్స్ జాయినయ్యారనమాట. "వాళ్ళని ట్రైన్ జేసుకొని, వాళ్ళతో నువ్వు అసలెలా డీల్ చేస్తావో ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటా ఉండు ఈ 2, 3 నెలలు. నేను ఆల్రెడీ మేనేజ్మెంట్‌తో మాట్లాడాను అయిపోతుంది," అనేసి అన్నారన్నమాట.
ఓకే. హ్మ్. ఓకే. ఓకే. ఆ! హ్మ్. ఆ! ఓకే. ఆ! ఓకే. ఆ! ఆ! అలా చెప్తే ఇంకా ఎక్కువ హోప్స్ పెట్టేసుకుంటారు గదా మీరు!
ఆ! అదే కదా! అసలు దాని గురించే హ్మ్, మొత్తం కష్టపడింది. అలాంటిది ఇంకొంచెం ఒక 2, 3 నెలల్లో నీకు వచ్చేస్తది అనంగా హ్మ్. అప్పుడు విపరీతంగా అండి అందరికీ నీట్‌గా ప్రతీదీ ఎక్స్‌ప్లె‌యిన్ జేస్తూ అంటే మళ్ళీ కొత్త, కొత్త ఇన్వెన్షన్‌లనమాట అంటే ఆహ్, కొన్ని, కొన్ని సార్లేంటంటే ఒక లిమిటేషనుంటుంది.
హ్మ్. ఆ! చాలా హోపొచ్చేసింది. ఆ! ఆ! హ్మ్.
ఆఫీసు‌లో ఆహ్, మనం కారు‌లో బయటికి ఆహ్, ఎవరు లేకుండా, అంటే కస్టమర్ లేకుండా తీసుకెళ్లకూడదు. ఇలాంటి లిమిటేషన్సుంటాయి. రిస్ట్రిక్షన్స్‌ ఉంటాయి.
ఆ!
హ్మ్. అంటే టెస్ట్ డ్రైవ్ కార్లన్నమాట. సో, నేను వాటిని ఆ రిస్ట్రిక్షన్స్‌ని కూడా దాటి మరి వాళ్ళకి ఎక్స్‌ప్లేయిన్ చేయడానికి తీసుకెళ్ళి, వాళ్ళని అంటే ఇప్పుడు మనం ఎంత మాట్లాడినా కూడా, ఆ ఫీచరు వాళ్ళకి చేత్తో తడిమి తెలుసుకుంటే, ఇంకాస్త బాగా గుర్తుంటుందని నాకనిపిచ్చిందండి.
అదే. అదే. హ్మ్. ఆ! ఆ! ఆ! ఓకే. ఆ!
హ్మ్. సో, అది నమ్మి నేనదంతా కూడా చేశాను. అంతా ఓకే. మేనేజర్స్ కూడా ఓకే బావుంది. బాగా డీల్ చేస్తున్నాం అనేసన్నారు.
హ్మ్. హ్మ్.
ఏమైందో! ఏమో! తెలీదు. 3 నెలలు గడిసిపోయింది.
హ్మ్.
గడిచిపోయిన తర్వాత నుంచి ఆహ్, ఏదైతే కొంచెం చూద్దాము 3 నెలల్లో అయిపోద్దన్నారో ఆ మాట గురించి ఎవరు మాట్లాడట్ల.
హ్మ్. ఓకే. మరి ఆ టీమ్ లీడర్ పొసీషన్?
చూశాను. అది ఖాళీగానే ఉంది.
ఖాళీగానే ఉంది. ఓకే. హ్మ్. మరి మీరేమైనా వెళ్లి అడిగారా? ఎ ఏంటి ఇ ఇ అన్నారు కదా 3 మంత్స్ తరువాత అనేసి అని?
అంటే నార్మల్‌గా ఏంటంటే ఆ! అదే అండి. యేళ్ళాను అడిగాను. అంటే యాక్చువల్‌గా ఏంటంటే నలుగురు, నలుగురికి కలిపి ఒక టీమ్ లీడరుంటారన్నమాట.
హ్మ్. ఓకే.
అయితే! ఒక ఆహ్, ఒక మెంబర్ లేరు యాక్చువల్లీ, 8 మెంబర్స్ కాకుండా 7 మెంబర్స్ ఉన్నారని ఒక 7 మెంబెర్స్ మన కలిపి ఒక పర్సన్ కింద ఎసేసారు. ఒక టీమ్‌లో ఎసారనమాట. సో, నేను కొన్ని రోజులు చూసాను, చూసాను, ఎళ్ళి "ఆహ్, సార్ ఇది నాకు మీరు 3 నెలలని కమిట్మెంట్ ఇచ్చారు గదా! ఒక టైం కూడా చెప్పారు. మరలాంటప్పుడు ఏంటి సార్? ఏమైంది సార్?" అంటే. హ్మ్, "లేదు, మేనేజ్మెంట్ ఒప్పుకోవట్లేదు. నేను ట్రై జేశాను" అని ఏదో సాకులు జెప్తున్నారు.
హ్మ్. ఓహ్! ఓహ్! ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. అంటే ప్రాబ్లమ్ ఎవరిలో ఉంది అనిపిచ్చింది? మీ మేనేజర్ దగ్గర ఉందనిపిచ్చిందా లేకపోతే హైయర్ అథారిటీ దగ్గర ఉందనిపిచ్చిందా?
ఆ! అంటే మొత్తంగా అలోచించి, ఆయనతో మాట్లాడి, లేపోతే ఆల్రెడీ ఉన్న టీమ్ లీడర్ వాళ్ళందరితో మాట్లాడాక, నాకోక కంక్లూజన్ ఏమని తెలిసిందంటే, ఏదైతే మేము, అంటే ఒక లొకేషన్ మేముక లొకేషన్‌లో ఉన్నాం కదా!
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ!
ఆ లొకేషన్ నుంచి, మేనేజ్మెంటు ఆశించినన్ని కార్లు సేల్ అవ్వక, అక్కడి నుంచి కొంచెం ఆహ్‌, పెద్దగా ఇంట్రెస్ట్ చూపిచ్చట్లేదనమాట ఉన్నవాళ్ళు చాలులే. వ మీకు ఆల్రెడీ ఆహ్, కొంచెం ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువిచ్చేసాము, మీ దగ్గర నుంచి పెద్దగా ఇన్‌పుట్ లేదు అనేసి ఆహ్, నిర్లక్ష్యం చేయడం స్టార్ట్ చేసిందనమాట.
ఆ! ఓకే. హ్మ్. ఓహ్! ఓకే. ఆ! ఓహోహో! ఓకే. ఓకే. ఓకే. ఆ! అదే. అది. ఆ హైయ్యర్ లెవెల్ నుండి అలా వచ్చిందన్నమాట. ఓకే. హ్మ్.
ఆ! అంతే. <chuckles> అవునండి. సో, నా పరంగా అంటే ఇండివిడ్యుయల్‌గా చూసుకుంటే, నా సేల్ బావుంది. నేను ఇండివిడ్యుయల్‌గా నేను నార్మల్‌గా ఆహ్, అంటే కంపెనీతో సంబంధం లేకుండా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకోవడం, అదంతా కూడా బావుంది. కానీ ఓవరాల్ ఒక టీమ్‌లాగా అంటే ఏదైతే లొకేషన్, ఒక బ్రాంచ్ లొకేషన్‌లో టీమ్‌లాగా చూసుకుంటే మాత్రం ఆహ్, ఆ బ్రాంచ్ యొక్క ప్ర పర్‌ఫార్మెన్స్ బాలేదన్నమాట.
ఆ! హ్మ్. అవును. అవును. హ్మ్. హ్మ్. బాలేదు. అదే. అదే. అదే. హ్మ్. ఓకే. అందువల్ల మీకు రావాల్సిన క్రెడిట్ రాకుండా పోయింది.
హ్మ్. హ్మ్. ఆ! మొత్తం అన్నీ ఆగిపోయినట్టే అనమాట. వాటిలో నా క్రెడిట్ కూడా ఒకటి.
ఓకే. ఓకే.
ఆ! అసలు నాకు అర్థం గాలేదండి. బాగా, అంటే ఇప్పుడు ఆశపడతాం గదా! ఒక ప్రొఫైల్ అంటే హ్మ్. మనకి సాలరీ పెరిగిన ఆ!
హ్మ్. అవును. తప్పకుండా. ఇప్పుడదొస్తే హైకొస్తది కొంచెం అడ్వాంటేజెస్ ఉంటాయి అనేసి తప్పకుండా ఆశుంటుంది.
అదే కదా! అంటే ఓన్లీ సాలరీ అనే కాదండి. ఓన్లీ సాలరీ అనే కాదు. ముందు మేజర్‌గా ఒక పేరొస్తది. ఒక టీమ్ లీడరన్న పేరొస్తది. కొంచెం బావుంటది చెప్పుకోవడానికి కూడా <giggles> అన్నట్టు. ప్లస్సు నెక్స్ట్ దానికి కూడా ఎదుగుదలకి ఉంటుంది అనేసి అన్నీ కలిపి బాగా ఆశ కలిగింది. ఏది ఎప్పుడైతే సిట్యుయేషన్ ఇలా మారిందో ఆహ్, ఇంకా నా వల్ల కాలేదండి. బా డిప్రెషననమాట చెప్పాలంటే.
సో దాన్నుండి మరి మీరు ఆ! హ్మ్. అవును. హ్మ్. అదే. అదే. ఉంటుంది. హ్మ్. హ్మ్. అదే. హ్మ్. అదే. ఆ దాన్నుండి మరి ఎలా బయటపడ్డారండి?
కొన్ని రోజులు యాక్చువల్‌గా మేనేజర్‌తో కూడా సరిగ్గా సఖ్యతగా మాట్లాడలేదండి. కొంచెం ఆయన ఏదైనా చెప్తున్నా కూడా కొంచెం ఆహ్, చిరాకు హ్మ్. విని విన్నట్టుగా పెద్దగా పట్టిచ్చుకోలేదు. మళ్ళీ టీమ్‌ని కొంచెం చూసుకో అన్నా కూడా, నేను పెద్దగా పట్టిచ్చుకోలేదు. అలా అలా ఉండి తర్వాత నాకే అర్థమైంది. ఓకే. అసలు ఈయన మాత్రం ఏం జేస్తాడు? లేపోతే మన చుట్టుతో ఉన్నవాళ్ళు మాత్రం ఏం జేస్తారు?
ఓకే. విననట్టుగా ఉండిపోయారా? హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఆ! అదే. హ్మ్.
సిట్యుయేషన్ బాలేదు కదా! సరే దీన్ని ఏం చేద్దాం అంటే, ఒకవేళ సేల్స్ చూపిస్తే ఎలా ఉంటది అని చెప్పి ఆలోచించి ఆలోచనొచ్చింది.
హ్మ్. ఓకే.
ఆలోచనొచ్చి నేనెళ్ళి మేనేజర్‌ని అడిగాననమాట. ఇన్‌కేస్ నేను సేల్ చూపిస్తే ఎలా? అని జెప్పేసడిగితే ఆహ్, చూద్దాము అది, అది అంటే అహా! లేదు ఇది కాదని చెప్పేసి ఇయనతో కాదని చెప్పి డైరెక్ట్‌గా మేనేజ్మెంట్ దగ్గరికెళ్ళిపోయి నేను సేల్ చూపిస్తే నన్ను మేనేజర్‌ని జేస్తారా అని చెప్పి అడిగా?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <laughs> ఓకే. అయిందాండి ఆ పని?
హ్మ్. ఆ! అయిపోయింది. సేల్ చూపిచ్చాను మేనేజర్‌ని చేసేసారు. అయిపోయింది.
సూపర్ అండి. వెరీ గుడ్. చాలా బావుందండి. చాలా చక్కగా వివరించారు. మళ్ళి తప్పకుండా మాట్లాడుకుందామండి. ధన్యవాదాలు.
అదే అండి. ఖచ్చితంగండి. ధన్యవాదాలు.